హ్మ్. హుహు. హ్మ్. హ్మ్.
చెప్తే నాకు ఆ రెండిట్లో బెటరనిపించింది మా డాడీ హెల్తే.
హ్మ్. ఓహ్! హ్మ్, హ్మ్.
తనేమన్నా హెల్త్ పరంగా చెప్పుంటే గనుక తనకే ఇచ్చేదాన్ని.
హ్మ్. ఓహ్! నిజంగా. అంటే
ఆ టైంకి మా డాడీకి హెల్త్ బాలేక హాస్పిటల్‌లో అడ్మిటయితే ఆయనకి ఇవ్వాల్సొచ్చింది. ఇచ్చినప్పుడు మా ఫ్రెండేమందో దెలుసా అండి? "ఆహ్, మీ హస్బెండు గవర్నమెంట్ ఎంప్లాయీ గాబట్టి నువ్వింత పొగరుగా జేస్తున్నావా? ఆ మాకు ఒకరోజ వచ్చిద్ది, మేము చూపించగలుగుతాం. మా స్టేటస్‌ని మేము చూపించుకోగలుగుతాము. అప్పుడు మీరే వచ్చి మా దగ్గర చెయ్యి చెప్పుతారు?" అనందండి. అనంటే నాకు కోపం వచ్చేసేసేసి
అయ్యో! హుహు. హ్మ్, హ్మ్. ఏమందండి? హ్మ్. హ్మ్, హ్మ్. అయ్యో! హ్మ్, హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. నిజంగా బా బాధ గూడా అనిపిస్తుంది గదా! అలాంటి సందర్భంలో? హ్మ్, హ్మ్.
అవును. బాగా బాగా బాధగా అనిపిస్తుందండి. అందుకే ఫోన్ కట్టేసేసాను వెంటనే. అండ్ ద నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ తర్వాత మళ్ళీ కాల్ చేసింది. కాల్ జేసి "ఇట్లా నాకు మనీ నీడుంది" అని అడిగింది.
అయ్యో! హ్మ్, హ్మ్. మళ్ళీ.
మళ్ళీ అడిగింది.
ఆ! మళ్ళీ. ఆ! మళ్ళీ ఇంకోలా? ఆ! ఆ! ఆ! అవును. ఏం సమాధానం చెప్పారు మరి అలాంటప్పుడు?
ఎలా ఎలా ఇస్తాం జెప్పండి? ఎలా ఇస్తాం జెప్పండి? అసలివ్వగలుగుతామా? ఆ! అంతే గదా! ఫస్ట్ టైమ్ కాల్ జేసినప్పుడు ఓకే మౌని హ్మ్. సారీ. ఓకే. మీ ఫాదర్‌కి బాలేదు కదా! హ్మ్. "సో మీ బా మీ డాడీకె ఇచ్చేసుకో. నేనెక్కడైనా చూసుకుంటానంటే" ఓకే అది నో ఇష్యూ అండి.
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! ఆ!
మళ్ళీ తిట్టేసేసి తర్వాత కాల్ చేసి మళ్ళీ "నాకు మనీ కావాలి కొంచెం ఇవ్వగలుగుతావా?" అంటే అప్పుడు నేనెలా ఇవ్వగలనండి?
హ్మ్, హ్మ్. హ్మ్. అవునవును. నిజంగా.
ఇంకా డైరెక్ట్‌గా చె అప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి.
హ్మ్, హ్మ్.
అప్పుడు నేను డైరెక్ట్‌గా జెప్పేసాననమాట. ఇప్ నేనైతే నా దగ్గర లేవు. నేను అబద్ధం జెప్పాను ఆ టైంకి. నా దగ్గర లేవు. మీరు నన్నైతే అడగొద్దు. ఇంకెవరినైనా చూసుకోండి మీరు? అని జెప్పేసాను.
హ్మ్. హ్మ్, హ్మ్. ముందే ఆళ్ళు <chuckles> మన మనసుని ఆల్రెడీ మీ మనసుని ఆల్రెడీ బాధపెట్టేేశారు అన్ని కటువుగా మాటలునేసారు గాబట్టి అలాంటి నిర్ణయం కాదు అని చెప్పాల్సొచ్చింది అలాంటి సందర్భంలో అంతేనా? హ్మ్. హ్మ్.
హ్మ్. అంతే గదండీ. మరి ఎవరైనా అంతే గదండీ. మన దగ్గర ఉంటే గనుక మనమిస్తాం. లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం.
అవును. నిజంగా, నిజంగా. అంటే ఆ సమయం సందర్భం కూడా మనకి ఆహ్, ఆహ్, సపోర్ట్ జేయాలనమాట. మనం ఏదైనా సహాయం జేయాలన్నా, ఏదన్నా పని జేయాలన్నా, అవును అని చెప్పాలన్నా, లేదన్నా కాదు అని చెప్పడంలో కూడా, నిజంగా ఇట్లాంటివి హ్మ్.
సరే ఆ టైంకి ఉన్నాయి. అంతే గదా! ఒక వే